ఓకే. ఓకే. హ్మ్.
ఆ! అలా అలా ఆలోచించేది తను. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైంది అంటే తనకి ఆన్లైన్‌లో ఒక వ్యక్తి పరిచయం అవడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరూ కూడా దగ్గరవడం జరిగింది. ఇద్దరూ పెళ్లి వరకు వెళ్లారనమాట. ఇక్కడ మొదట చేసిన తప్పే మళ్ళీ చేయడానికి తిను రెడీగా లేదు. తిను ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళకి, <chuckles> ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాతే, వాళ్లొప్పుకున్నాకే మనం పెళ్లి చేసుకుందాం అన్న కండీషన్ ఖచ్చితంగా పెట్టింది.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అదే అడగబోతున్నా నేను యాక్చువల్లీ. ఓకే. ఓకే. హ్మ్.
పెట్టిన తర్వాత తను కూడా, ఆ అబ్బాయి కూడా ఉన్ సరే, ఖచ్చితంగా నువ్వన్నది నేను 100% ఒప్పుకుంటాను. మన ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుని ఛీ! ఛీ! వాళ్ళనొప్పించే పెళ్లి చేసుకుందామని తను వీళ్లింటికొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత ఇలా ఇలా అని చెప్పి మాట్లాడుకున్నారు. ఆ అబ్బాయి వీళ్ళకి గడా నచ్చాడు. ఆహ్, అంటే తన మాట తీరు అది అంత బావుందండి. అందుకని వీళ్ళు ఒప్పుకున్నారనమాట. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఒప్పుకున్నారు. అంటే బ్యాక్‌గ్రౌండ్ అవి కూడా చూస్తారు కదా! అటు పెళ్లంటే పెద్దవాళ్లు చాలా చూస్తారు.
అవును. అసలు చెప్పాలంటే వాళ్ళు ఎక్కడో అండి. మాకసల దగ్గరలో ఎవరు లేరు కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి. అలాంటిది. ఎక్కడో ఫ్యామిలీ ఇలా కలిసారు ఆన్లైన్‌లో వీళ్ళు చాటింగ్ వల్ల. అలా అని ఇవి కాదు. మ్యారేజ్ ఉంటాయి కదా! అవి కాదనమాట. మ్యారేజ్ లైన్స్ అయితే అవి కాదు. జస్ట్ నార్మల్‌గా ఫేస్‌బుక్‌లోనో లేకపోతే అప్పట్లో స్కైప్ ఉండేది, మీకు తెలుసో లేదో. స్కైప్ చాటింగ్‌లోనో వీళ్ళు కలిసారు. కలిసిన తర్వాత కూడా వీళ్ళు చూసుకోవడం అనేది చాలా రోజుల తర్వాత జరిగిందంట. కానీ ఎక్ ఎప్
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవును స్కైప్, ఆర్కుట్. <chuckles> హ్మ్. ఓకే. మొత్తం కాన్వర్సేషన్ అంతా అయిపోయి అన్నీ ఓకే అనుకున్నాక చూసుకున్నారు. అంతేనా?
హ్మ్. ఆ! ఆ! ఇంచుమించి అలాగే. కాకపోతే తనని డైరెక్ట్‌గా కలవడం మాత్రం వాళ్లింటికొచ్చినప్పుడే కలిసిందంట తను.
హ్మ్. ఓకే. ఓకే. ఆ!
ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మా, నాన్నగారికి కూడా నచ్చినయి. వీళ్ళు చెప్పిన విధానం గాని, అంటే ఒక మ్యారేజ్ నిలబడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే అన్న నమ్మకం వాళ్ళిద్దరూ కలిగించారక్కడ.
ఓకే. అదేలెండి. మళ్ళీ ఫస్ట్‌ది రిపీట్ కాకుండా జాగ్రత్త పడిందంటారు.
ఆ! అవును. పడింది. అలాగే తను కూడా తినని ఆహ్, ఇలా ర రెండో పెళ్లి అనేది తెలిసి కూడా ఒప్పుకున్నాడు. కా కానీ తనకది మొదటి మ్యారేజ్ అండి. ఆ అబ్బాయి అప్పటివరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. హ్మ్. లేదు, లేదు. వాళ్ళు తన ఆ బాధ్యత పూర్తిగా తనే తీసుకున్నాడు. తను ఒప్పించాడు వాళ్ళ పేరెంట్స్‌ని. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా <chuckles> ఇద్దరు పిల్లలు వాళ్ళకి. ఇద్దరూ ఇప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
హ్మ్. ఓకే. మరి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు కదా! <chuckles> ఒప్పుకుంటారా? హ్మ్. హ్మ్. ఓహ్! నైస్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? అంటే ఆర్కుట్ అని అంటే ఆల్మోస్ట్ 8, 9 ఇయర్స్ బ్యాకా 10 ఇయర్స్?
అవునండి. స్కైప్ ఆ టైమ్‌లో అంటే స్కైప్ మొన్నటి వరకు ఉంది. మొన్న పోయింది. రీసెంట్‌గా. కాబట్టి ఇంచుమించు నేను 2012, 2011 ఆ టైమ్ అండి.
ఆ! అవునవును. <chuckles> అవును.